ఆ! ఈ డిజిటల్ పేమెంట్ అనేటువంటిది.
అలాగే ఒకటి నెట్‌వర్క్ ఇష్యూ. నెట్‌వర్క్ ఇష్యూ.
ఆ! ఆ! నెట్‌వర్క్ ఇష్యూ ఉంటుంది. అవునండి.
అలాగే, ఇది నాకో డిజిటల్ పేమెంట్స్‌లో యూపీఐ అనేది చాలా సౌకర్యంగా ఉంటుందండి. ఎప్పుడూ నన్ను పెద్ద ఇబ్బదేం పెట్టలేదు. చెప్పాను గదండీ! బు బ్యాంక్ సర్వర్లు బిజీగా ఉన్నప్పుడో, లేకపోతే పని జేయనప్పుడో, నాకు ఇబ్బంది కలుగుతుంది గానీ, చాలా వరకు ఉపయోగకరంగానే, సౌకర్యంగానే ఉంటుందండి.
ఆ! అవును. అవును. ఓహొ! అయ్యాయో! అయితే దీంట్లోని మనం మాట్లాడకుంటే, డిబి డిజిట్ పేమెంటు సౌకర్యం గురించి మాట్లాడుకుంటే, ఇందులోను మరి భద్రత, ఎంత వరకు ఉంది? దీన్ని తాలూకా హ్మ్, గోప్యత ఆహ్, అనేటువంటిదేవనా ఎంత వరకుంది? దీంట్లో, మీ అనుభవం ఏముంది? ఇక్కడేమన్నా మీరిబ్బంది పడ్డారా? ఏమన్నా చెప్పగలరా?
అంటే నేను ఇబ్బంది పడిందంటూ ఏమీ లేదండి. భద్రత పదం పరంగా అయితే నేను ఏమి ఇబ్బంది పడలేదు. కానీ కొన్ని చూశాను నేను ఉదాహరణకి. ఆహ్, కొన్ని, కొన్ని పంచుకుంటాను మీతో. ఆహ్, మాకు తెలిసిన వాళ్ళే. ఆహ్, వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఎంపప్లాయిస్ యాక్చువల్‌గా. వాళ్ళింట్లో ఏదో పనిలో ఉండేసి, ఆహ్, అలాగే ఏదో ఆలోచనతో, వేరే వాళ్ళెప్పుడో ఫోను జేసి, "మీరింకా డబ్బులు కట్టలేదు" అని ఏదో? లోన్ డబ్బులో ఏదో? అడిగారు. అడిగినప్పుడు వాళ్ళ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయి చెప్పేయటం వల్ల, వాళ్ళు. ఆహ్, డబ్బులునేది దాదాపు చాలా కోల్పోయారండి.
ఆ! ఆ! ఓహో! ఆహా! ఆ! అవును. ఓకే. ఆ! ఓకే. ఓకే.
ఆ! 2 ఫిగర్ నంబర్స్ కోలిపోయారు. దాదాపు లాక్స్‌ లోనే.

అలాగే నాకు తెలిసిన విషయం ఒచ్చేసి ఒకటి మనమెళ్లి జపాన్‌తో ఒప్పందం కుదిరిచుకున్నాం ఇప్పుడు. యూపీఐతో.
ఓకే. ఆ! ఆ! అవును. అవును.
అంటే జపాన్ వాళ్ళు మనకి అడిగారు. ఏమని మాకు గూడ యూపీఐ సర్వీసెస్ అనేయి అలవాటు చేయండి. ఎలా నేర్చుకోవాాలి చెప్పండి. ఆహ్, ఇలాంటి టైప్ ఆఫ్ డీలింగ్స్ అనేవి జరిగాయంండి. దాంట్లో మనం చాలా ముందు స్థాయిలో ఉన్నాం టెక్నాలజీలో అని నేను చాలా గర్వపడతన్నానండి.
ఓహో! హుహు. ఓహోహో! అద్భుతం. అద్భుతం అండి ఇదైతే నిజంగా. జపాన్ అనేటువంటి వాళ్ళు మన్ని ఆడగలిగారంటే. చాలా అద్భుతం.
అవును. అవునండి. అవును.
అయితే, ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పటి వరకు మనం డెబిట్ కార్డ్ చూసాం. యూపీఐ ఇ వాలెట్ ఇవి ఇవన్నీ చూసుకుంటూ ఒచ్చేం గదా! భవిష్యత్తులో యూపీఐ పేమెంట్స్ అంటే ఈ డిజిటల్ పేమెంట్స్ అనేటువంటివి ఎలా మారుతాయని మీకెమన్నా ఐడియాలు ఐడియా ఏవన్నా ఉందా? అదున్ చెప్పగల్
అవునండి. ఒకటే అండి. మనకి డిజిటల్ పేమెంట్స్‌కి ఇప్పుడు యూపీఐ స్థాయిలో ఉంది. తర్వాత భవిష్యత్తుకొచ్చేసి క్రిప్టోకరెన్సీ అండి. అది యూపీఐ లాగైయితే ఉండదు. అదింకా ఎక్కువ భద్రతా అంచలో ఇంకా ఎక్కువుంటాయి దానికి. ఆల్రెడి ఇప్పుడు వేరే దేశాల్లో చేస్తున్నారు. ఆహ్, అంటే పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కడ రాలేదు. ఆహ్, అది ఒచ్చిన సమయంలో మనకి బ్లాక్ మనేది బ్లాక్ మనీ అనేది ఇప్పడుకి చాలా వరకు నిర్మూలించారు. అప్పటికసలేమీ ఉండదు కూడా బ్లాక్ మనీ అనేది.
అవును. హ్మ్. ఓహో! హ్మ్. ఓహో! హ్మ్.
అంత పెద్ద సిస్టమ్ అనేది ఒకటి ఉంది. దాన్ని క్రిప్టోకరెన్సీ అంటారు. క్రిప్టో కరెన్సీ అంటారు. ఎక్కువ అంతా మొత్తం ఫోన్లోనే. బ్యాంక్ అనేది మనం అసలు వాడం. ఇక జీవితంలో అది ఒస్తే. ఇదైతే ఖచ్చితం.
ఆ! ఆహా! ఆహా! హ్మ్. ఓహో! ఓహోహో! ఆహా! ఆహా! అంటే క్రిప్టో క్యా కరెన్సీ
ఇలాంటి ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అనేది ఉందండి ఖచ్చితంగా.
ఓహ్, ఉంది. దీనివల్ల మనం బ్లాక్‌ మనీని కూడా నిర్మూలించొచ్చంటారు. క్రిప్టో కరెన్సీ అనేటువంటిది ఒస్తే.
అవును. ఉంది. అవును. ఇప్పుడు చాలా వరకు నిర్మూలించారండి. ఈ యూపీఐ వాళ్ళె చాలా వరకు నిర్మూలించారు.
ఆహా! అవునవును. ఓకే. ఆ! ఆహా, అయితే మీరు ఈ డిజిటల్ పేమెంట్స్ గురించి చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారండి. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
అవునండి. అవునండి. చాలా ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలు.
హ్మ్.